అవును, అవును. ఇది మాములుగా
ఇంకా ఇది అసలు రీమేక్ సినిమా అనేలా అర్థం కాకుండా చేస్ ఆ!
అనిపించదు. ఆ! స్ట్రెయిట్ సినిమానే ఇది. తెలుగులో స్ట్రెయిట్ రిలీజ్ అనే అన్నట్టే ఉంటుంది మన 'దృశ్యం'. హ్మ్. నేనైతే ఫస్ట్ 'దృశ్యం' చూసి, తరువాత మలయాళంలో ఉందని తెలిసి, ఓహో! తెలుగులో తెలుగుని <chuckles> మలయాళంకి రీమేక్ జేసారేమో అనుకున్నాను నేను. హ్మ్.
అవునవును, నిజంగానే. <chuckles> అదే, అదే. ఆ! ఆ యాక్టర్సే అంట రికమెండ్ చేసారనమాట. ఫస్ట్ మలయాళంలో తీసారు. దాని తర్వాత తమిళంలో కమల్ హాసన్ గారికి స్క్రిప్ట్ వెళ్తే, అతను స్టార్ట్ జేశాడంట షూటింగ్. అతనే ఇంకా తెలుగులో వెంకటేష్ తీస్తే ఇది బావుంటాదని చెప్పి అలా వెంకటేష్ గారికి ఇస్తే, అతను యాక్ట్ జేశి యేశాడనమాట.
హ్మ్. హ్మ్. అవును ఓకే. ఆ! ఆ! అవును. దీన్ని మళ్ళీ హిందీలో కూడా తీసారు. తెలుసా మీకు? అజయ్ దేవగన్. ఆ! అజయ్ దేవగన్ చేసారు. హ్మ్.
అవునవును. అవును. ఆ! అది గూడా బానే ఉంటది. అంటే కొన్ని విధాలుగా బావుంటాయండి. ఇప్పుడు 'సింగం' జూసుకోండి. 'సింగం' తమిళంలో సూర్య గారిది బావుంటది. అది తెలుగులో రీమేక్ జేషినా ఫ్లాప్ అయితుండే. కాబట్టే డబ్ చేశారు. హిందీలో అంతగా బావుండదు, నన్నడిగితే. అంటే మనకు నచ్చది. ఆ హిందీ వాళ్ళకి నచ్చిందేమో గా అదే అదే. చాలా చోట్ అవునవును.
హ్మ్. హ్మ్. హ్మ్. అవును, అవును, డ క అవును. అంత్ అతిగా ఉంటుంది కదా! కొంచెం అతిగా చేసినట్టుగా, అంటే ఓ ఓవర్ యాక్షన్, యాక్షన్ బదులు ఓవర్ యాక్షన్ చేసినట్టుంటుంది నిజంగా.
అదే అదే. చాలా ఓవరాక్షన్‌గుంటది. ఆ! ఎక్కడ అంటే సూర్య గారు చేసింది గూడా అంటే మాస్‌గా అనిపిస్తాయి గాని, కానీ అది హిందీలో చూస్తే ఓవరాక్షన్, ఉన్ ఆహ్, ఓవరాక్షన్‌లా ఉంటది మీరు చెప్పినట్టు. ఆ!
అవును. హ్మ్. హ్మ్. అవును. అవును. నిజంగా తమిళ్లో ఒరిజినల్ మూవీ తమిళ్ గదా! తమిళ్లో చూస్తే ఆ ఆడియన్స్‌కి అలాగే చాలా కనెక్ట్ అయినట్టుగా ఉంటుంది. తమిళ్ పీపుల్‌కి నిజంగా తమిళ ప్రేక్షకులకి కరెక్ట్‌గా ఉంటుందనమాట. వాళ్ళు చూపించే సీన్సు. అలాగే ఆహ్, అందులో చూపించే వ్యక్తుల ప్రవర్తన గూడా తమిళులు బాగా కనెక్ట్ అయ్యేటట్టుగా ఉంటుందది. హ్మ్.
అవునవును, నిజమే. హ్మ్. అదే అదే. వాళ్ళు కనెక్ట్ అయ్యేటట్టు ఇంకా మన తెలుగు వాళ్ళు కూడా ఒక విధంగా ఆంధ్ర వైపున్న వాళ్ళందరూ గూడా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఆంధ్రాలో వాళ్ళకి తమిళం కొంచెం అలవాటే ఉంటాయి గదా! రాయలసీమ, సౌ సౌత్ నార్త్ ఆంధ్ర మొత్తం వాళ్ళు గూడా కనెక్ట్ అయ్యే విధంగానే ఉంటదింకా. ఇవ్వే గాకుండా ఇంకా కొన్ని సినిమా హీరోల కెరియర్‌లో మొత్తం ఈ రీమేక్స్‌లోనే ఉంటది.
హ్మ్. ఆ! కొంత వరకు. అవును, హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. అవును. హ్మ్. అయితే హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఎవరికి అంటే ఎక్కువ శాతం ఆ! అవును ఈయనున్నారు కదా విజయ్ ఆ! అవునవును, అవును.
తమిళంలో ఎక్కువుంటది. హ్మ్, విజయ్, విజయ్ దళపతి అతని కెరియర్‌లో అసలు ఆహ్, 60% ఆ? 70% సినిమాలన్నీ రీమేక్‌లే అండి. హ్మ్, అయితే
ఆ! ఓకే. ఆయన స్ట్రెయిట్ ఫిల్మ్స్ కూడా తీసారుగా! అంటే ముందంతా రీమేక్సంటారా?
హ్మ్. స్ట్రెయిట్ ఫిల్మ్స్ చాలా తక్కువ. ఆ! ముందంతా రీమేక్సే. ఇప్పుడు మన మహేష్ బాబు సినిమాసు ప్రతీది ఆల్‌మోస్ట్ అన్నీ రీమేక్ చేశాడు. మహేష్ బాబు సినిమాకి ఆ! 'పోకిరి', ఇంకా అతడువా ఏదో ఉంటాయిగా 'అర్జున్.'
హ్మ్. హుహు. ఓహ్! ఏంటి 'పోకిరి' ఇలాంటి సినిమాలు గూడా ఆ!